మనకి అందరికంటే, స్నేహితుడు అనేటువంటి వాడు ప్రతి ఒక్కడికి ఉంటాడు. హితుడు, సన్నిహితుడు అనేటువంటి వాడు ఉండని మనిషంటూ ఉండడు, ప్రతి ఒక్కళ్ళకి ఒకడు హితుడు ఉంటాడు, ఓ సన్నిహితుడు ఉంటాడు అందరూ ఉంటారు. అలాంటి స్నేహితుడు నిజమైన స్నేహితుడైతే మనకేంటంటే, హ్మ్, ఆహ్! ఒక రకమైనటువంటి హ్మ్, నైతిక మద్దతు కూడా ఇస్తూ ఉంటాడు. మన కష్టంలో కానివ్వండి, సుఖంలో కానివ్వండి ఏ పరిస్థితిలో.
అవును. హ్మ్. అవును. నిజంగా. హుహు.
ఇలాంటి సందర్భం, స్నేహితుడి మద్దతు మీరు తీసుకునేటువంటి సందర్భం మీ లైఫ్‌లో. ఎప్పుడైనా వచ్చిందా అండి?
ఆ! వచ్చిందండి. ఇంకా స్నేహితుల మద్దతు తీసుకోకుండా మనం ఎం ఏ పని కూడా చేయలేం. నాకు తెలిసి కూడా అది. ఆహ్, చాలా సార్లు ఉండిందలాగా. ఆహ్, అంటే, మద్దతు తీసుకొని, కొంచెం ఆహ్, ముందుకొచ్చిన పరిస్థితి గాని, లేకపోతే
అవును. అవును. హ్మ్. హ్మ్.
ఆర్థికంగా మద్దతు తీసుకోవడం. అలాగా చాలా సార్లు జరిగింది నాకు. ఆహ్, నాకు మ డిగ్రీ చేసుకున్న తర్వాత కూడా నేను ఒకసారి అంటే, నేను ఇలాగే జాబ్ వెతుకుతున్నాను, నా జాబ్ కోసం కూడా, హెల్ప్ చేశాడు. అంటే, తనకి తెలిసిన వాళ్ళ దగ్గర, లేకపోతే తను కం పనిచేసే కంపెనీలో, అలాగా రిఫర్ చేయడం గానీ. లేకపోతే ఆహ్, నాకు నేను చదువుకునే రోజుల్లో అంటే, నేను హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకునే సమయంలో గూడా, ఎక్కువగా ఆర్థికంగా హెల్ప్ జేసేవాడు. అంటే, ఆహ్, నా దగ్గర నేను ఏమన్నా, ఆహ్, ఎప్పుడన్నా డబ్బులు లేకుండా ఫోను జేస్తే, వెంబడే పంపించేవాడు మోహన్
హుహు. హుహు. ఆహా! ఓకే. ఆహా! ప్రిఫర్ చేయడం. హుహు. హుహు. అవును. డబ్బులు కావాలంటే, ఇవ్వటం అలా. ఆహ్, అంటే, ఆర్థికంగా, నైతికంగా మీకు మంచి మద్దతు ఇచ్చేవాడు.
హ్మ్. అవును. ఇప్పుడు గూడా ఎప్పుడైనా కాల్ చేస్తే ఇప్పుడు ఒక నాకు 10,000 కావాలి ఇప్పుడే అంటే, ఆ! టక్కుమని ఎసేస్తూ ఉంటాడు. అలాగా హ్మ్, అలాగే లేకపోతే ఆ! కొన్ని, కొన్ని సార్లు మనం నిర్ణయాలు దిసుకోడానికి గూడా ఆ! వెనక ముందు అయితుంటాం గాదా! అలాంటి అంటే నాకు ఏమన్నా నిర్ణయం తీసుకునే సందర్భంలో గందరగోళం ఏమన్నా ఏర్పడినా గూడా అతనికి కాల్ జేస్తూ ఉంటాను నేను.
ఆహా! ఆ! ఆ! ఆహా! మీకు ఆహా!
అంటే ఇలాగుందో ఒక విషయం ఉంది, ఇలా ఏం జేయాలి దీన్ని, అంటే ఆహ్ ఏ విధంగా నిర్ణయం తీసుకోవచ్చు అని జేప్పేసి అడుగుతూ ఉంటాను. ఆ! చాలా బాగా అంటే ఆ! అతనికి చాలా నైపుణ్యం ఉందన్నట్టు ఇలాగ బయట ఎలా మాట్లాడాలి అదంతా, ఆహ్, నాకంటే ఆ! అలా ఉంటారు కదా! కొందరు హ్మ్.
ఆ! ఆహా! అవును. ఆ! అదేనండి. మీకన్నా మంచివి అవునండి అవును. ఆ! ఈ నైపుణ్యం వల్ల మీకు మంచి సలహాలిస్తూ ఉంటారయనా.
అలాగే కొంచెం అవును సలహాలకైతే ఎప్పుడు‌కు ఫోను జేస్తూ ఉంటాను నెను మద్దతు కోసం.
ఆహా! ఓహోహోహో! ఆ!
హ్మ్, గానీ ఏ సిట్యుయేషన్ ఎలాంటి టఫ్ సిట్యుయేషన్ ఉన్నా కూడా చాలా బాగా నిలబడతాడటను. ఆ! ఎలాగంటే కొంచెం గుండె‌నే ఆదే గుండె ధైర్యం ఎక్కువంటారు కదా! అలాగా. ఆహ్, హ్మ్.
ఆ! ఆ! ఆహ్, ఆ! టైపు, అంటే హ్మ్. అయితే
అయితే ఒక 2 రోజుల కింద ఒక సంఘటన జరిగిందండి.
ఆహా!
అంటే, ఇల్ ఈ లాస్ట్ సండే.
ఆ!
మేము వెళ్తున్న కారు సడెన్‌గా ఇదైపోయింది. ఆహ్, పంచరైయిపోయింది. నైట్‌లో.
అయ్యో! ఆ! ఆహా!
హ్మ్. 8-9 అవుతుంది, మేము ముగ్గురం ఉన్నాం. హ్మ్, ఆహ్, అతనునూ ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నారు. అయితే, మేమిద్దరం కొంచెం టెన్షన్ పడిపోతున్నాం. ఈ సమయంలో ఎట్లా, ఎలా వెళ్ళాలి, లేకపోతే ఇ ఇ ఇక్కడనే ఉంటే ఇలా వా ఈ దోమల్లో ఇలా పడుకుంటాం, ఇంత అడవిలో అని చెప్పేసి మేము టెన్షన్ పడుతున్నాం. మార్గం మధ్యలో ఆగిపోయింది కార్ పంక్చరైయిపోయింది. పెట్టు చూస్తే ఒక్ హ్మ్.
ఆహా! ఆ! అవును. ఆహా! ఆ! అయ్ ఓకే. అప్పుడు
చుట్టూ చూస్తే ఒక్క ఊరు కూడా లేదు. ఆహ్, ఆహ్, దాహం అయితుంది ఫుల్ కూడా, మేము ఏం చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే, ఒక మార్గం కనుగొన్నాడు అతను. అంటే, మాకు కూడొచ్చింది ఆలోచన గానీ, అది ఇప్పుడు చేయలేమేమో అనుకున్నాం. ఆహ్, కార్‌లో స్టెప్‌ని లేదనుకున్నాం మేము ఫస్టు. అది అయితే వేరే ఫ్రెండ్ కార్ తీసుకొని వెళ్ళాము మేము.
హుహు. హుహు. హుహు. ఆహా! ఆహా! ఆహా!
అది సడెన్‌గా పంక్చరైపోయే సరికి, అంతా బ్లాంకై యిపోయింది మాకు సా ఇది ఇలా అయిందేంటి అని చెప్పేసి.
ఓకే. ఓహో!
దాని తర్వాత, దాంట్లో ఒక స్టెప్ని ఉండింది. దాన్ని తీయడానికి గంటన్నర, 2 గంటలు సమయం పట్టింది.
ఓకే. ఆహా! అందులో నుంచి బయటికి తీయడానికన్నమాట. స్టెప్ని‌నీ ఓహో!
హ్మ్. తీసి మళ్ళీ బిగించడానికి ఇంకో హాల్ఫ్ అన్ అవర్ అయింది. 2 గంటలు, 2.30 గంటలు అక్కడనే అయింది. అయితే ఈ సంఘటన 9.30 అలాగా జరిగితే, మాకు అది తీసి బిగించడానికి 2.30 గంటలు పట్టింది మాకు.
ఆహా! చెప్
హ్మ్, అలాగా ఆ! తీసి బిగించిన స్టెప్ని కూడా దాంట్లో అసలు అది కూడా పంక్చరైయ్యిం హ్మ్, హ్మ్, ఉంది.
ఉన్న ఆహా! ఓకే. అది కూడా సరిగ్గా లేదు. మీకు బిగించడానికి సు అనువుగా లేదు. ఓకే. ఆహా!
హ్మ్. అవును. దాని మీదనే ఇంకో 2 కిలోమీటర్లు అలానే తీసుకొని వెళ్ళిపోయాం. అంటే, కొంచెం 2 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు కనిపించింది నాకు. ఒక చిన్న ఫంక్షన్‌కి వెళ్ళలేస్తున్నాము. ఆహ్, 2 కిలోమీటర్ల దూరంలో ఊరు కనిపించేసరికి, అక్కడికి వెళ్ళాం. ఇంకా ఇగ ఇలా అయితే కాదని చెప్పేసి, ఈ టైర్ ఎలాగన్నా మార్చాలి అని చెప్పేసి, ఆహ్, నిర్ నిర్ణయించుకున్నాం. అతనికి తెలిసిన కాంటాక్ట్‌లకి ఫోను చేసిండు. అంటే తనకు తెలిసిన వాళ్ళకి. ఇలాగ టైర్ దొరుకుతుందా, ఈ టైంలో మనకు అంటే, 12.30 అవుతుంది అండి ఆ సమయం.
హ్మ్. హ్మ్. ఆహా! ఆహా! హుహు. హుహు. హుహు. అర్ధరాత్రి.
హ్మ్. అర్ధరాత్రి 12.30 అవుతుంది. మాకేమో భయమేమి లేదు అలాగా అక్కడ ఊరికి చేరుకున్నాక ఎం అంటే, భయం దేనికండి అన్నట్టు, కొంచెం అతను ధైర్యం ఇస్తూ ఉంటాడు అందరికీను.
హుహు. ఆ! ఆహాహా! ఓకే.
ఆ! అలాగా తనకి తెలిసిన అతనికి కాల్ చేస్తే, టైరుంది వచ్చి తీసుకెళ్లాలని అని చెప్పారు. కాల్ చేస్తే. మాకు అక్కడి నుంచి ఆ టైర్ తీసుకురావడానికి 20 కిలోమీటర్ల దూరముంది.
అవును. హుహు. హుహుహు. 20 కిలోమీటర్లు. ఓకే. ఆ!
20 కిలోమీటర్లు. మా దగ్గర వెహికల్ కూడా లేదు. ఆ సమయంలో ఆ సమయంలో ఎవరు ఒక కారు లేదు, ఒక బసు లేదు ఏమి లేదసలు. అది <smacks lips> కొంచెం అటవీ ప్రాంతం అన్నట్టు లోపలికి.
ఓహో! అటవీ ప్రాంతమా?
హ్మ్. కొంచెం గ్రామాలు అవి ఉంటాయి కదా! ఊర్లల్లో.
అవునవునవును.
అలాగా. అయితే అక్కడి నుంచి ఆహ్, ఇంకో అతనికి కాల్ చేసిండు, కారు ఆహ్, అతని ఫ్రెండ్‌కి. అతని సర్కిల్‌లో. అయితే అతను ఆ సమయంలో కారు తీసుకొనొచ్చాడు.
హ్మ్. హుహు. హుహు. ఓహో! ఓకే.
హ్మ్. అంత అంత నమ్మకం ఉండాలండి మనుషుల మీద కూడా. అంటే హ్మ్. ఆహ్, మనం ఒకరి ఇద్ దీంట్లో ఉన్నాం, ఒక సమస్యలో ఉన్నామంటే, పిలిస్తే ఒక అ అక్కడి నుంచి రెస్పాండయ్యి, వచ్చే విధంగా కూడా ఉండాలి మనకి స్నేహితులనే వాళ్ళు. హ్మ్.
ఏం మా ఓకే. హ్మ్. అవును. వందే వెంట్ వెంటనే సహాయం చేయగలిగేటువంటి మంచి మనస్తత్వం, స్నేహితులకు ఉండాలని మీరు అంటూ ఉంటారు.
అవును.
ఓహో! అయితే ఇప్పుడూ ఇలా చెప్పారు కదా! అయితే ఇప్పుడు ఈయన గాని, వేరే స్నేహితుడు ఎవరైనా గాని మీకు మంచి సపోర్ట్ చేసి, మీ లైఫ్‌లో కెరీర్ పరంగా గాని, ఏదైనా ముఖ్యమైన గోల్ గాని, లేదైనా ముఖ్యమైన డెసిషన్స్‌లో గాని, ఆయనా ఆహ్, అంటే, మీరు సహాయం తీసుకొని కొంచెం మీ లైఫు ఒక హ్మ్. ఆహ్, పాత్ ఏమైనా చేంజ్ చేసుకునే సందర్భం ఏమైనా ఉందా అండి?
దాని తరువాత హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఉందండి. అంటే మేము డిగ్రీ పూర్తయ్యాక కూడా, మేము ఇది ఎస్‌ఐ కోచింగ్‌కి వెళ్ళామండి హైదరాబాద్‌కి.
ఆహా! సబ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ ఆహా!
ఆ! అవును. అయితే ఇంకా ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఓకే. వెళ్తే ఇద్దరం వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఆహ్, హ్మ్. జాబ్ కొట్టాలి ఎలాగైనా అని చెప్పేసి, వెళ్ వెళ్ళామక్కడ కోచింగ్ గూడా తీసుకున్నాము.
ఓహ్! హుహు. హ్మ్. హ్మ్.
హ్మ్. కోచింగ్ తీసుకున్నాము. ఫస్టు ప్రిలిమ్సు అవి అన్నీ బానే బానే రాసాము మేము. తర్వాత ఈవెంట్స్ కూడా బానే అయ్యాయి. ఆహ్, ఆ సమయంలో కూడా నేను వేరే ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నాను. అంటే, ఆహ్, రిజల్ట్స్ వచ్చే టైంలో, ప్ర ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నాను. అది కూడా అతను రిఫర్ చేసింది ఇందాక చెప్పాను కదా!
ఓహో! ఆ! హ్మ్. హుహు. ఓకే.
అతను రిఫర్ జేస్తే వెళ్ళాను. ఆహ్, దాని తర్వాత రిజల్ట్సొచ్చాయి. ఇలాగా క్వాలిఫై గాలేదనొచ్చింది. ఇంకా దాని తర్వాత
హ్మ్. హుహు.
ఏమన్నా సలహాలు, ఇవి సూచనలు తీసుకోవాలంటే, చాలా బాగిస్తుండే. ఆ! దాని తర్వాత ఇంకో ఉద్యోగంలో చేరడానికి గూడా చాలా హెల్ప్ చేశాడండి.
ఓహో! పంచా మరి మీరు సబెస్ తర్వాత మీరు సబ్ ఇన్స్‌పెక్టరయ్యారా?
హ్మ్. అంటే ఆ! లేదు. ఆహ్, అంటే, అది ఎగ్జామ్ పోయింది మాకు మళ్ళీ. మెయిన్స్ మెయిన్స్‌లో రిజల్ట్ సరిగ్గా రాలేదు. మార్కులు తక్కువొచ్చాయి, అక్కడ డిస్‌క్వాలిఫై అయ్యాం. ఆ సందర్భంలో కొంచము అతను గూడా ఆహ్, ఎలాగంటే, చాలా రోజులు కష్టపడ్డాము అలాగా అని కొంచెం బాధుండింది ఇద్దరికీ గూడా, గానీ ఇలాంటీ కఠినమైన సందర్భాలిలాగొచ్చినప్పుడు కొంచెం వెన్నంటే ఉండేలాగుంటాడతను. హ్మ్.
ఆహా! హ్మ్. అవును. అంటే హుహు. హ్మ్, ఓహో! మంచిగా మ మీ తోటి ఉండేటువంటి మంచి మన్ ఇదుంటుంది. అయితే, ఈ రకమైనటువంటి సపోర్ట్ మీకాయనా అంటే, చదువులోనూ తర్వాత ఆహ్, అన్ని విషయాల్లోనూ ఇస్తారా? మీకూ ఎ ఎప్పుడూ అవసరమైతే అప్పుడు మంచి మద్దతివ్వటం, మంచీ సలహాలివ్వటం కానీ, ఇంకో రకంగా మీకు సహాయం చేయటం కానీ, అలాంటివి చే
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. నొవా ఇస్తాడండి, ఇస్తాడు. ఆహ్, నా పర్సనల్ లైఫ్‌లో గూడా ఏమన్నా నేను విషయాలు పంచుకోవాలి, నా పర్సనల్స్ గానీ, లేకపోతే ఆహ్, అలాగే ఇంటి విషయాలేమన్నా పంచుకోవాలంటే, మొదటగా అతనికే జెప్పుకుంటాను. హ్మ్. మ మా ఇంట్లో గూడా చాలా సుపరిచితుడే అతను.
ఆ! హుహు.
హ్మ్. తెలుసు. అన్ ఆ! ఎ ఆ! అవును. అయితే ఇప్పుడూ నేనూ ఒక్కడినే బయటికెళ్తున్నానంటే, ఆహ్, అతను గూడా నా వెంటే ఉంటాడన్నట్టూ, మా వాళ్ళకు గూడా దెలుసు. ఆ! అంటే, వీళ్ళిద్దరు <giggles> గలిసే వెళ్తారు. మా ఎక్కడికెళ్ళినా, ఒచ్చేస్తారులే అన్న విధంగా ఉంటుంది.
ఓహో! మంచిగా. అందరికీ తెలుసనమాట. అందరికీ తెలుసు. ఆహా! హ్మ్. హుహు. హ్మ్. హుహు. అంత మంద్
ఆ విధంగా హ్మ్.
అంత మంచి స్నేహితుడన్నమాట.
అవును. నిజంగా.
అయితే, ఇంకా ఏ రకంగా మీకు మద్దతు అనేటువంటిది ఇస్తూ ఉంటారాయన?
ఆ! ఇంకా కొన్ని సార్లు ఇవి ఉంటాయి కదా వేరే వ్యవహారాలు బయటివి, అలాంటి విషయాల్లో కూడా తనే కొంచెం ముందుండి జేశాడన్నట్టు. నా మ్యారేజ్ విషయం గూడా, తనే కొంచమే హెల్ప్ జేశాడు. అంటే లవ్ మ్యారేజ్ జేసుకున్నాను ఆ! అలాగే అతను ఆ! తను ఇంట్లో చెప్పడం ద్వారా, కొంచెం ఆహ్, ఇదయ్యారు మా ఇంట్లో గూడా, కొంచెం కూలయ్యి, విన్నారు అతని మాట విన్నారు.
ఆ! ఆ! హుహు. దెగ్గరుండి. హుహు. దెగ్గరుండి. ఆహా! అదే. అంటే, ఓహ్! చెప్పే విధానం కూడా ఉంటుంది. ఆద్ ఆ మాట నచ్చడానికి కూడా చెప్పే విధానం
హ్మ్. అవును. మాటతీరు మంచి మాటతీరు. అది గూడా ఉంటుంది. అవును.
ఆ! ముఖ్యమైనటువంటి విధానం. మనిషి మా ఎందుకంటే ఆ చెప్పే విధానమే ముఖ్యమైనటువంటిది.
హ్మ్. హ్మ్. అవును. నిజంగా.
అంటే, ఇలా మీకు జీవితంలో చాలా దశల్లో, మీకు ఆయన మంచి సహాయం చేశారంటారా? హ్మ్.
అవును. చాలా దశలు. మాక్సిమం ఇప్పుడు నాకు ఇప్పటికిప్పుడే ఆహ్, అసలు తోచట్లేదు, ఏం జేయాలనే సందర్భం ఉన్నప్పుడు అతనికి కాల్ జేస్తుంటాను. ఎ ఇలాగ, ఇలాగుందని జెప్పేసి. ఆహ్, త తనకి తెలిసిన సలహాలు, సూచనలు గాని లేకపోతే ఆహ్, ఏదన్నా వేరే విషయం వేరే వాళ్ళ నుంచే మనకి ఒక పని జరగాలి, లేకపోతే ఆహ్, ఒక పని బ్యాలెన్స్ అయిపోయిందని జెప్పి మెసేజ్ జేస్తే, ఎవ తనకు తె తెలిసిన సర్కిల్ ఎక్కువగా ఉంటుందన్నట్టు బయట.
హుహు. హుహుహుహు. హ్మ్. ఆ! అవును. ఓహ్! చాలా ఎకు
నాకంటే గూడా. ఇద్దరము కలిసే పెరిగాము, ఆహ్, కలిసే జదువుకున్నాం గానీ, కొంచెం ఎక్కువగా తెలుసన్నట్టు. హ్మ్. ఆ విధంగా కొంచం తోడ్పాటుంటుంది వేరే ఏ పనిలోనైనా బయట.
హ్మ్. ఓహో! అవునవును. అంటే, అన్ని రకాలుగా మీకూ సహాయం చేస్తూ ఉంటారు.
అలా. అవునండి.
ఓకే. ఓకే. అంటే, అయితే, మీరూ హ్మ్. ఇలాంటి సహాయం తీసుకున్నప్పుడు మీరేమైనా ప్రతి సా ఇంకో సహాయం చేశారా ఆయనకెప్పుడైనా?
హ్మ్. ఆ! చేశానండి. తనా అడిగినప్పుడు కాదనకుండా నేను గూడా చేసేవాడిని సహాయం. ఆహ్, మంటే, వాళ్ళ ఇంట్లో గానీ, లేకపోతే నేను గూడా వా వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే గూడా నాకు చాలా ఇష్టము. ఎలా అంటే, ఒక చిన్న మా సేమ్ మా ఫ్యామిలీ, తన ఫ్యామిలీ అన్నట్టు గాకుండా, ఇద్దరిది ఒకటే కుటుంబమన్నట్టు ఉంటాం మేము అన్నదమ్ముల్లాగా.
ఆ! ఆహా! హ్మ్. ఆహాహా! ఆ! ఓకే. ఆహా! మీరంతా కూడా అంటే, ఒకా కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారనమాట.
హ్మ్. అవును. నిజంగా.
ఓహోహో! అయితే, ఈ స్నేహితుడి మద్దతూ హ్మ్. ద్వారా మీ జీవితంలో జరిగినటువంటి వివిధ సంఘటనలు, ఆ తర్వాత ఆ స్నేహితుడి మద్దతు మీ జీవితాన్ని ఎలా మార్చింది, మీకు జీవితంలో వివిధ రకాలైనటువంటి అవసరాలకి ఎలా ఉపయోగపడింది అనేటువంటి విషయాన్ని ఎంతో చక్కగా వివరించారండి. మీతో మాట్లాడినందుకూ చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
హ్మ్. హ్మ్. ఆ! మీతో మాట్లాడడం గూడా నాకు చాలా బాగనిపిచ్చిందండి. ఈ విషయాలను పంచుకోడం గూడా చాలా బాగనిపిచ్చింది మీతో మా పంచుకోడం ద్వారా. ఆహ్, ధన్యవాదాలండి.
హ్మ్. ధన్యవాద్ ధన్యవాదాలండి.